అది. ఆహా! ఆహ్, ఇంకా మార్పు
ఆ పదాల కోసం, ఆయన కాల్ జేశాడూ, లిరిక్ రైటర్‌కి, కానీ ఆయన సరిగా స్పందించకపోడము, సరిగా టైం ఇవ్వకపోడము చేసేటప్పటికీ, స సరే ఎలాగో ఈ అబ్బాయున్నాడు గదా! కొంచెం అంటే, ఎంతో కొంత బాగా ఇన్సెస్ట్ చూపిస్తున్నాడు, ఇప్పటికి నాకు టచ్‌లో ఉన్నాడని జెప్పేసి, నన్ను మళ్ళీ
అది. ఆ! అదే. ఆ! అలా సహాయపడే అవకాశం ఉంటుందని మిమ్మల్ని పిలిచాడు. ఆహా! అబ్బా!
ఆ! పిలిచాడు. పిలిచిన తరవాత ఆయన మళ్ళీ, ఇట్లా రామ, ఇలా రాశాడూ బాబూ, ఇది నువ్వేమన్నా <smacks lips> అంటే, నీ అవగాహన తోటి, ఇదిదేమన్నా నాకు ఈ పదాలు కావాలి, చేంజ్ చేస్తే, నీకు నెక్స్ట్ పాట ఖచ్చితంగా ఇస్తానని జెప్పాడు.
ఆహా! బావుందిది. చాలా బావుందిదే. అంటే ఒకొ ఒక్కొసారి మీకవకాశం గూడా వచ్చినట్టయింది, అతనికి గూడా సహాయం దొరికినట్టయింది. అది చాలా బావుందది. ఆ!
హ్మ్. అవునవును. కానీ, ఇక్కడ అంటే ఇక్కడ నాకొచ్చిన చిక్కేంటంటే, ఆల్రెడీ ఒక పెద్దాయన రాసారు.
అది. ఆ!
కానీ ఇప్పుడు మళ్ళ నేను దాన్ని చేంజ్ జేశాననుకోండీ, రేపొద్దున ఒకవేళ నేను అంత స్టేజ్‌కెళ్ళిపోయిన తర్వాత, నా పాట నువ్వెట్లా చేంజ్ జేస్తావయ్యా, అనే అపోహ రావచ్చు. <chuckles> అది భయమేసింది నాకు బాగా భయమేసింది ఆ! అదే మాట ఆయనకు జెప్పాను.
ఆ! అది గూడాను, అవును. ఆ భయం కూడా. అవును, ఆ భయం గూడా ఉంటుంది. ఆ! <chuckles> ఆ! నిజమే కదా! <chuckles>
ఆయనేమన్నాడంటే, అ "అట్లేమనుకోవద్దు, నీ పేరు, నా పేరు ఒకటే. ఎవరు చేంజ్ జేసారంటే, నేనే అని చెప్తాను." అని జెప్పాడాయన. <chuckles>
ఆమ బావుందిది. మంచి పని చెశా అంతే కదా!
<chuckles> నేను దెబ్బకు షాకయ్యి. "సరే సారు." అని జెప్పేసీ, చేంజ్ జేశాను. ఆయనకు అంటే ఆ మార్పులు నచ్చీ, తరవాత‌గా అదే సినిమాలో, చిన్న ఎమోషనల్ సాంగ్, అమ్మకు సెంటిమెంట్ సాంగు, నాతో రాయించారు.
ఆ! అహా! అబ్బా! అబ్బో! చాలా బావుందిది. ఆ! అదే, ఆ చిన్న ఒక ఒక వాక్యం చిన్న కొంచెం పాడగలరా? ఆ పాటేమిటో అసలు.
అది గూడా ట్యూన్‌కే రాసాను. ఎగ్జాక్ట్ ట్యూన్‌కి. అది ఎమోషన్ సాంగు, యాక్చువల్‌గా గురువుగారూ, గురువుగారూ స్టూడెంట్‌ని కొడతా ఉంటాడు, విద్యార్థిని అనమాట. అంటే ఏదో దీన్నేమంటరూ, కుల వివక్ష అట్లా ఉంటరు గదా నార్మల్‌గా.
ఆహా! ఆహాహా! అది. ఆహాహా! అలాగా.
ఆ దాని గురించీ, స్పందించి కొడతా ఉంటారు. ఆ టైంలో ఇంటికొచ్చిన ఏడుసుకుంటూ ఇంటికొచ్చిన అబ్బాయికి వాళ్ళమ్మ పాడతా ఉంటదనమాట.
అది. బ్యా‌గ్రౌండ్‌లో ఈ సాంగొస్తుందా? లేతే అమ్మ పాడు ఓకే. ఆహా!
ఆ! బ్యాక్‌గ్రౌండ్‌లో పా వస్తా ఉంటుంది సాంగ్, వాళ్ళిద్దరి మధ్యన. అంటే అమ్మ ఓదారుస్తూ ఉంటది ఆ పిల్లగాన్ని.
ఆహా!